ఓకె. అంటే ఈ గొడవ వల్లనా?
ఆ ఈ గొడవలండి. చిన్న ఇష్యూ అయింది కొంతమేర అది కొంచెం పెద్దది
అందరికెట్లా తెలిసిందిది? మీ ముగ్గురి మధ్య ఉండాల్సింది?
అదే కొంచెం నాకది గుర్తులేదండి ఎందు చేత మరి. వీడి వల్లేనండి వీడు ఏదో చేసాడు మొత్తం మీద. వీడు ఏదో కొంచెం నాకు అది గుర్తు రావట్లేదు. అలాగ స్టాఫ్
ఓకె. హుహు. సరే, స్టాఫ్ రూమ్‌కెళ్లారు. దాని తరువాతేమైంది మరి?
ముగ్గురు స్టాఫ్ రూమ్‌కి వెళ్ళామండి. ముగ్గురూ వెళ్ళాము. ఇలా చేసి నన్ను నన్ను కూడా తిట్టారు అలాగా. తిట్టి మా హెచ్ఎం మేడం ఉంటారు. మేడం, మా డ్యాడీకి చెప్పొద్దు అని చెప్పేసి చెప్పాననమాట. నేను మా డ్యాడీకి తెలిసినాళ్ళే వీళ్ళందరూ. "అయ్యో! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీ డ్యాడీకి" అన్నారు. నాకట్లా దానికి ఆన్సర్ లేదు నాకింక. సరే అని చెప్పేసి చెప్పేసారు ఒకరోజు గట్టిగా అయింది ఇంట్లోనీ. సర్లే అక్కడి నుంచి వాడితో మాట్లాడలేదండి నేను 2 ఇయర్సు.
హ్మ్. హ్మ్. ఓకె. ఆ! ఓకె. ఆహా! తర్వాత? ఇదేనా మోసం జరిగిందీ?
అది కాదండి. ఇంకా ఉంది. వాడేమో <laughs>
మరి ఫస్ట్ ఆ మోసం ఏంటో చెప్పు. నేను వెయిట్ చేస్తున్నా ఏంటబ్బా మోసమని?
లేదు. లేదు. చె నేను చెప్తానండి. ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో మాట్లాడుటు మాట్లాడటం ఉండదు కదండీ! 10థ్ అయిపోయాక ఒక కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి వెళ్ళానన్నమాట ఫస్ట్ డే. చాలా మంది బ్యాచ్ ఉన్నారు. సర్లే అని వెనకాల కూర్చున్నాను. బ్యాక్ 2 బె 2 బెంచెస్ ఉన్నాయి ఇంకా వెనక్కి తిరిగి చూస్తే వాడున్నాడు. దరిద్రం అక్కడ కూడా వచ్చిందనుకున్నాను. ఆ! వాడేనండి వాడు కూర్చున్నాడన్నమాట. సర్లే
ఓకె. <chuckles> హ్మ్. ఓకె. ఆ! నీ ఫ్రెండా? ఓకె. అంటే 10త్‌లో మీ ఇద్దరి మధ్య మాటలు గ్యాపొచ్చినా మళ్ళి ఇంటర్‌లో అలా కలిసారా అంతేనా? హ్మ్.
కలిసారు. సర్లే ఎ హ్మ్. ఇక్కడ జాయిన్ అయ్యావు అని అడిగాడు. సర్లే కొంచెం మాట కలిపాడు. నేనే మాట కలిపానుమాట అలాగా.
ఓకె. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా?
ఆ! కొంచెం. అంటే అంత ఇప్పుడు అద్దం పగిలాక బీట్ల వస్తాయి కానీ స్ మెయిన్ మళ్ళీ ఒక్కటిగున్నట్టు కలవవు కదండీ!
ఆ!